అయితే, మన నిజ జీవితంలో కొన్ని కుటుంబం నుంచి కావచ్చు, మిత్రుల నుంటి కావచ్చు, మనం కొన్ని తీసుకున్నటువంటి నిర్ నిర్ణయాల వలన ఇటు కుటుంబం నుండి స్పందన ఒక రకంగా ఉండొచ్చు, మిత్రుల నుండి స్పందన ఒక్ ఒక రకంగా ఉండొచ్చు. దాన్ని నిజంగా మీ నిజ జీవితంలో ఎలా ఎదుర్కొన్నారు? ఇలాంటి సందర్భం ఏమైనా ఉందా?
అవును. హ్మ్. ఇక్కడ స్పందన అనేేటప్పటికి ఏంటంటేనండి, ఫస్టు మనం తలుచుకుంటే మనం కుటుంబ సభ్యులు గానీ, మనా స్నేహితులు గాని, మనం ఎక్కడైనా తప్ తప్పు నిర్ణయం తీసుకుంటే, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని గట్టిగా హెచ్చరించగలిగేటువంటి వాళ్ళు మనా హ్మ్. యా అంటే కుటుంబంలో చేయగలరు, మిత్రులు చేయగలరు, వీళ్ళిద్దరే. మిగత్
అవునండి. అవునండి. అవునండి. ఆ! వీళ్ళిద్దరే. ఇంకా మిగతా వా అది గూడా మిత్రుల్లో కూడా మనకు బాగా నమ్మకం ఉన్న వ్యక్తి మన మంచి కోరే వ్యక్తులుం ఉన్నప్పుడే మనల్ని దాన్ని స్పందిస్తారు.
ఆ! స్పందిస్తారు. ఈ మిగతా వాళ్ళంటే ఊరికే ఏదో మనం మననికి ఏదో మాటలు చెప్పడం, వెళ్ళిపోడం వతా వాళ్ళ మాటలు మనం వినం. హ్మ్. నా వాళ్ళు మనకి అంత హ్మ్. నా హృదయపూర్వకంగా చెప్పని కూడా చెప్పరు వాళ్ళు. ఏదో జెప్తారు ఏదో
అవును. అవును. చెప్పరు. అయితే మీ అవునండి. అంటే, మీ నిజ జీవితంలో జరిగిన ఒక ఉదాహరణ చెప్పండి. అంటే, ఇటు స్నేహితులు గాని, కుటుంబం గాని, మీరు తీసుకున్న నిర్ణయానికి ఏ విధంగా పాజిటివ్‌గా చెప్పారా? నెగెటివ్‌గా చెప్పారా? లేపోతే, మీరు తీసుకున్న నిర్ణయానికి అది తప్పు ఒద్దు అని చెప్పారా? దానివల్ల ఇంపాక్ట్ ఎలా జరిగింది చెప్పండి?
ఇంపాక్ట్ అంటే జెప్తాను చూడండి. నేనేమో సైనికుడవ్వాలనేటువంటిది నా చిరకాల వాంఛ. చిన్నప్పట్నించిని.
ఆప్ సైనికుడు సోల్జరవ్వాలని. ఆహా! నిజంగా మంచి మంచి నిర్ణమే గదండి! దాంట్లో తప్పేముంది.
సోల్జర్ ఆవ... సోల్జరవ్వాలని మంచి నిర్ణయమే కానీ. ఆ సోల్జరవ్వాలంటే దానికి హ్మ్, ఆహ్, దానికి చేయవలసినటువంటి పని మనం చేయాలి. ఎందుకంటే ఆ!
అవును. అంటే, ఎంటంటే అంటే ఆహ్, అంటే ఎక్సర్‌సైజెస్ అలా అంటున్నారా మీరు?
ఆ! ఎక్సర్‌సైజెస్ కాదు. ముందు మన సోల్జరవ్వడానికి అక్కడ మనం సెలక్షన్‌లో సెలెక్ట్ అవ్వాలి అంటే, మనకి హ్మ్, వాళ్ళక్కావాల్సినటువంటి స్టాండర్డ్స్ ఉంటాయి కదా! ఫిజికల్ స్టాండర్డ్స్, మెంటల్ స్టాండర్డ్స్.
ఫిజికల్ స్టాండర్డ్ ఆ! ఖచ్చితంగా ఉంటాయండి. అవును.
ఇవన్ ఇవన్నీ మీటవ్వాలి. మీటయ్యి వాళ్ళు పెట్టేటువంటి టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫిజికల్ ఎగ్జామినేషన్ గాని, మా రిటెన్ ఎగ్జామినేషన్ కానివ్వండి, లేకపోతే మనం పరుగు పందెం కానివ్వండి, ఇలాటివన్నీ కూడా వాటిల్లో మనం అంటే పె సక్సెస్ అవ్వాలమాట. సక్సెసయ్యి
అవును. అవునవును. సక్సెస్ అవాల ఖచ్చితంగా! అవును. అవును.
ఆహ్, అయిన తర్వాతే అప్పుడు మనం ఆహ్, మనల్ని మిలిటరీలో తీసుకుంటారు. ఇక్కడ...
తీసుకుంటారు. ఖచ్చితంగా! అవును.
ఇక్కడ ఏమైందంటే నేను హ్మ్, స సక్సెస్ అవ్వలేకపోతున్నాను. ఆగా అక్కడికెళ్ళిన తర్వాత
అంటే, ఎందుకు కారణం? అంటే, ఏమన్నా మీరు ఈ మీట్ మీటవ్వలేకపోతున్నని కారణం ఏంటి మరి?
కారణం మరీ నేను ఎ ఎక్కడుందో తెలీదండి. ఎందుకంటే, నేను కా వాళ్ళకి కావాల్సినవన్నీ నేను చేస్తున్నాను. ఒక పరిగెట్టాలంటే, మనం టైమర్ పెట్టుకొని పరిగెడుతున్నాను, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్‌లో ఏవుండాలో అవన్నీ చేస్తున్నాను. మా మాములు చిన్న చిన్న ఎక్సైజులు చేస్తున్నాను, ఇయన్నీ. పద్ధతి ప్రకారం.
అంటే ముఖ్యంగా ఇట్లా సోల్జర్ అవ్వాలంటే కొద్ది హైట్ కూడా ఇంత ఉండాలనుకో అనే ఉన్ అంటారు కదా! మీరు ఆ! అ అది మీటయ్యారాండి? హైటు?
అవునండి. ఆ! హైట్ కూడా మీటయ్యాను. హైటు వెయిట్ అన్నీ ఓకే.
ఓహ్! మరింకేం పెద్ద ప్రాబ్లమ్ లేదు గదండి.
అబ్బా! ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, ఇప్పుడు ఆహ్, ఆ పరిగెట్టడంలోనే ప్రాబ్లమ్. వాళ్ళక్కావాల్సినట్టు మనం పరిగెట్టలేకపోతున్నాను.
ఓకే. అక్కడ కొద్ది సెకన్స్ కొద్ది తక్కువగా ఒస్తున్నట్టున్నారైతే.
ఆ! ఆ! ఒస్తున్నాయి. ఆహ్, రావడం ఒక్కోసారేంటంటే, పరిగెతలేక అక్కడే కింద పడిపోడం. ఇలాంటివి కూడా జరిగాయనమాట.
అవును. ఆ! జరిగాయి. అవును.
ఆ! ఆ జరిగినప్పుడు మనం సెలెక్ట్ అవ్వలేకపోతున్నాం, అవ్వకపోకుండా మళ్ళీ డిస్కరేజ్. ఒక ఆ ఒకరోజేమో చూస్తే నేను బాగా ఆ మ డిస్కరేజ్ అయిపోయాను. నాకెందుకీ లైఫు? నేను ఎందుకు దీంట్లో ఉండాలి? ఉండి ఏం చేయగలుగుతాను? సరే హ్మ్. మనకి అక్కర్లేదు. ఈ ఈ పనులు మన తప్ప మనకింకో మిలిటరీ ఉద్యోగం తప్ప మరోటి రాదు. మరోటి చేయలేం మనం.
డిస్కరేజ్. రాదు చేయలేము. అవును.
ఆ! అనీ నిర్ణయానికొచ్చి చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఆ టైంలో ఆహ్, హ్మ్. నా నాకు తర్వాత నేను అనుకున్నాననమాట. నేను ది ఈ ఈ మిలిటరీ ఉద్యోగానికి పూర్తిగా అంకితమైపోవాలి. దీన్ని జేసి తీరాలి అని అనుకున్నప్పుడు, ఆహ్, నా మిత్రులందరూ కూడా దాన్ని వ్యతిరేకించారనమాట.
ఆ! అవునవును. అవును. ఆ! ఏవని? అవును. హే! ఒద్దులేరా. ఎందుకులేరా మిలటరీ? అక్కడ అంత దూరం వెళ్ళి ఎక్కడో చలికి అనా అని అన్నారు.
ఆ! అంటే ఇన్ని రోజులు నువ్వెళ్తే సెలెక్టవ్వలేదు కదా! ఇప్పుడెళ్తే ఇంకోసారి సెలెక్టయినా కూడా, దానికేం ఉపయోగం, ఉపయోగం ఉండదు. నువ్వు ఏం రావద్దు. నువ్వు వెళ్ళకుండా వేరే దారిలో ప్రయత్నం చేసి వేరే ఉద్యోగం కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి, కాంపిటిటివ్ ఎగ్జామ్స్ రాసి ఎ ఎక్కడైనా నువ్వు వేరే ఉద్యోగం తెచ్చుకుంటే చాలా బావుంటుంది. దీని దీన్ని పట్టుకొని ఎందుకుంటావని వాళ్ళంటారు. నేనేమో దాన్ని పట్టుకునే ఉన్నాను. ఎందుకంటే, నాకూ
అవును. ఆహాహా! ఆ! ఉంటుంది. అవును. ఆ! అరెరే! అవును. అవును. మీకంటే మీకు నచ్చి మీకు అది ఇష్టము కాబట్టి.
ఆ! ఇష్టం కాబట్టి నేను దాన్ని పట్టుకోనున్నాను. ఇక వాళ్ళు వాళ్ళేమో నా సరే వెళ్ళిపోయి నువ్వు రాకపోయినా మరి నువ్వంటే సెలెక్ట్ కావట్లేదు కదా! నువ్వు వేరే దారిలో వెళ్ళాలని పట్టుదల పట్టి నువ్వు చేసిన తప్పు అని ఒక ఆలోచనతో నాకు ఎదురు తిరిగారనమాట. ఇదే
అవును. అవును. ఓహో! ఎదురు తిరిగారు. ఆ! ఏమైంది చెప్పండి తర్వాత?
ఆ! అంటే, ఇదే వాళ్ళ స్పందన. వాళ్ళకి నచ్చలేదు నేను అలా ఊరికే హ్మ్. అక్కడికెళ్ళి ఆ ఆర్మీ, ఆర్మీ అనుకొని పట్టుకొని కూర్చోకుండా, మనం
అంటే, సమయం వృధా జేస్తున్నావేమో అన్నట్టు మీ స్నేహితులనుకున్నారు.
ఆ! నా స్నేహితులూ, బంధువులు అంటే మనా ఇంట్లో వాళ్ళు అలా అనుకున్నారు. అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన సలహా ప్రకారంగా నేనూ ఆహ్, హ్మ్, ఈ మా ఇవి మానేశా అనమాట. ఈ ఎగ్జామినేషన్ మన మెడికల్ మనదే మిలటరీదీ మానేసి, నా పని నేను చేసుకుంటూ మే కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ము ప్రిపేరవ్వడం మొదలుపెట్టి అంద్
అవును. అవును. ఓకే. కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ప్రిపేరవ్వడం మొదలుపెట్టారు. అవును. హ్మ్.
మొదలుపె మొదలుపెట్టి అలా హ్మ్, నా రాస్తూ ఇహా ఎగ్జామ్ రాస్తూ ఎక్కడో ఓ దగ్గిర సక్సెసయ్యానండి. అంటే
ఓహ్! సక్సెసయిపోయారు ఇంకేంటి మరి బ్రహ్మాండం గదండి.
ఆ! అన్ అంటే ఆ రోజు వాళ్ళు నాకు ఎదురు తిరిగారు గదా! లేకపోతే, నేను ఆర్మీనే పట్టుకొని కూర్చుంటానన్నప్పుడు వాళ్ళెదురు తిరగపోతే నేను ఈలోకి దీనిలోకి రాను. హ్మ్.
అరే నిజంగా కదా! జీవితం మ జీవిత్రం జీవితాన్నే మార్చేటటువంటి సంఘటనండి అది.
ఆ! అది. అదండి. ఆ స్పందన ఎలా ఎదుర్కున్నాను అంటే? నాకప్పుడు చాలా కోపమొచ్చింది వాళ్ళు అలా అంటుంటే. నేనంటున్నది కాదంటున్నారని ఆహ్, కోపమొచ్చింది కానీ, వాళ్ళందరూ కూడా హ్మ్. నాకు నా మంచి కోరుకునే వాళ్ళు హితులు, సన్నిహితులు కాబట్టి, ఏం చేస్తున్నారని అందరం కూర్చొని జాగ్రత్తగా ఆలోచించి ఇవన్నీ చేసిన తర్వాత ఇదే బావుందనుకున్నా. ఆ తర్వాత ఈ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ రాసి ఇటు రావడం జరిగిపోయిందనమాటండి.
అవునండి. అవును. అవును. అవునండి. నిజంగా అండి. ఎటైతే ఏమి మరి మీరు మంచి జీవితంలోనైతో స్థిరపడి భార్య పిల్లలు మంచిగా అంటే, ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారో అంతకంటే ఇంక సక్సెస్ ఏముంటుందండి. అయితే ఇప్పుడెప్పుడైనా పార్టీకి వెళ్ళినప్పుడు, ఏదైనా పెళ్లి స్థితిలో కావచ్చు, ఉద్యోగ సంబంధం రీత్యా కావచ్చు, ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతికూల స్పందన వచ్చినప్పుడు మీరు కొద్దిగా ఏం చేస్తారు? వెంటనే స్పందిస్తారా? లేతే కొద్దిగా టైం తీసుకొని, ఆహ్, స్పందిస్తారా?
అవును. ఆ! అంతేండి. అంతకన్నా పెద్ద ఆ! ఆహ్, పెళ్ళిళ్ళు, పార్టీలు అంటే కొంచెం ప్రతికూల స్పందన ఏముండదండి. అది, వాళ్ళేం చేస్తున్నారంటే ఒక్కోసారి, ఒకోలాగా బిహేవ్ చేస్తున్నారు. ఎంటం ఏమంటారు ఒక్కొక్కళైతే హ్మ్, మేము 50 ఐటమ్స్ పెట్టాం, 50 ఐటమ్స్ పెట్టాంమంటాడు. హ్మ్, నేను మీ ఇంటికి నేను తిండి కోసం రాను కదా! 50 ఐటమ్స్ పెడితే నాకెందుకు 500 ఐటెమ్స్ పెడితే నాకెందుకు. నాకు కావాల్సింది నా పని, నేను చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశ్యంలో ఉంటాను కదా! అందుకని ఆహ్, ఈ పార్టీలు ఈ మె వీటి మీద నాకు పెద్దగా నమ్మకం లేదులెడండి. ఆహ్, ఆ! దా దానికంటే మనం ఆహ్, ఎందుకంటే వాళ్ళిలా అంటూ ఉంటారు. వాళ్ళేదో చేస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకోను కదా! నేను నా నాకెళ్లి, నా తిండి నాకు కావాలి. నేను తినేసి నమస్తే కొట్టి వెళ్ళిపోవడమే తప్ప మా మరి ఈ పార్టీలు. ఆహ్, హ్మ్, బాటిల్లో పెద్దగా ఇన్వాల్వవననుకోండి.
అవును. అవును. ఆ! నిజంగ. ఆహ్ ఉంటాం, అంతే. అవును. అవును. అవును. ఇన్వాల్వవ్వరు, అవును.
హ్మ్, అది.
సో అయితే ఆహ్, పెద్దల వ్యతిరేక ఆలోచనలో ఏదైనా ఒత్తిడి మీకు ఎక్కువగా ఉంటే రి మరి ఎట్లా గౌరవంతో వాళ్ళని ఆహ్, లేదు వద్దు అని చెప్తారా? లేకపోతే, ఆహ్, ఆహ్, అంటే కొద్దిగా ఆహ్, గట్టిగానే నాకిది ఇష్టం లేదని చెప్తారా? వాళ్ళని ఎట్లా వాళ్ళ నిర్ణయాలని ఎట్లా ప్రభావితం చేస్తారు మీరు?
వాళ్ళని అంటే ప్రభావితం చేయడంంటే, వాళ్ళు డైరెక్ట్‌గా నాకు ఇష్టం లేదంటే బాధపడతారు కదా!
బాధలపడతారు ఆ! అది కదా! పెద్దవాళ్ళున్నప్పుడు కొద్దిగా మనం డైరెక్ట్‌గా చెప్పలేము కూడా. నోరు రాదు ఒక్కొక్కసారి.
ఆ! నోదిరా నోరు రాదు. థట్ టూ వాళ్ళకి మనకన్నా పెద్ద ఆలోచనెక్కువ ఉంటుందండి. వాళ్ళ అనుభవం ప్రో పూర్వకంగా ఆలోచన చాలా ఎక్కువ వస్తుంది. ఒక మాట ఆహ్, చెప్పారంటే అందులో నూటికి 90, 95 శాతం కరెక్టే ఉంటుందనమాట. మనం పక్క ఆ!
అవును. ఉంటుంది. నిజం. అవునవును. ఆ కరెక్టే ఉంటుంది. అవునండి. ఖచ్చితంగా అవును.
మనం పక్కికి రావాలి గానీ, వాళ్ళకేమి అలాంటి హ్మ్ ఇదుండదు. మంచి ఆలోచన ఉంటుంది. బయట కూర్చొని నవన్నా తర్వాత. హ్మ్. ఆహ్, వాళ్ళు మనని పిలిచి కూడా చెప్తారనమాట మనకి. హ్మ్.
అవునండి. అవును.
అంటే. ఆహ్, "నువ్వు ఇది పాటించు, ఇది పాటిస్తే బావుంటుందని కూడా, మంచి సలహా ఇస్"
మరి అలా చెప్పారా? ఎట్లంటే మీ పెద్దవాళ్ళ అంటే మీ నాన్నగారు గాని, అమ్మగారు గాని, ఇలా చెప్పినప్పుడు మీ స్పందన ఏంటి? ఏదైనా మంచి విషయము ఏదైనా అంటే మీరు కొద్ది ప్రతికూలంగా ఉన్నారు. కాకపోతే దాని మంచి, చెడులు మీ నాన్ననో, అమ్మనో చెప్పినప్పుడు మీరు ఎలా స్పందించారు?
ఆ! హ్మ్. ఇక అంటే వాళ్ళు ఏం చెప్పినా కూడా నాకు ఆహ్, ఒకటి హ్మ్. మన మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, ఏం చెప్పినా ఆచరించే విధానంతోనే ఉండేది. హ్మ్.
ఉండేదా! ఆహా! గొప్ప విషయమే నిజంగా అట్లా ఉంటే. అవునండి.
ఆయ్! ఎట్టు పరిస్థితిలోనే సరే, అది నాకు నచ్చిందా నచ్చలేదా? అని కాకుండా నేను ఆచరించేద్దాం అనేటువంటి విధానంలో ఉండేవు. ఎందుకంటే వాళ్ళు ఊరికే చెప్పరు, ఏదో కారణం ఉంటుంది, కారణం ఉంటే చెప్తారు. దానివల్ల
అవును. ఆ! అయితే మీ ఇంతకుముందు మీరు చెప్పారు. మీరు మిలిటరీ ఎలాన్నప్పుడు, మీ అదే స్నేహితులు ఇలా గొడపడ్డారు, ఇట్లా తిట్టారు నన్ను, వద్దు ఎందుకు అని. అంటే మరి మీ తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అయ్యారు ఈ విషయంలో?
అవునండి. తల్లిదండ్రులకు కూడా పెద్దగా నచ్చలేదనమాట అది. ఎందుకంటే అక్కడ మనం ఆహ్, సక్సెస్ లేదక్కడ. అన్ని సంవత్సరాల నించి ఆ! అన్ని సంవత్సరాల నించి వెళ్తుంటే రే సక్సెస్ లేదెప్పుడు. వాళ్ళు వెంటనే వాళ్ళక్కూడా నచ్చలేదు. వాళ్ళు బయట పడలేదు అంతే. హ్మ్. నీవు ఇది చేసిన తప్పు, నాకు నచ్చలేదు నువ్వు మిలటరీ ట్రై మ మిలటరీ కెలడి ఉద్యోగం చేస్తాననడం. అక్కడ ఎక్కడో పరికెత్తడం ఇవి అవి నాకు నచ్చలేదు. కాబట్టి అని వాళ్ళు నాకేం చెప్పలేదు. నాకు అంటే వీళ్ళెవరో బిగ్ బజార్‌కెళ్ళినప్పుడు అతను అని చెప్పాడనమాట. ఆహ్, హ్మ్. అంటే విన్
సక్సెస్ లేదు. అవును. అవును. అవునవును. ఏవని?
దాన్నేవంటారు?
అదె. అదే. మనకా స్పందన గురించి అంటే, మరి తీసుకున్న నిర్ణయం గురించి వాళ్ళు సరైనటువంటి ఆహ్, కొద్దిగా అంటే కొద్దిగా వాళ్ళకి కొద్దిగా అనుభవం ఉంటుంది గాబట్టి చెప్పారు.
ఆ! చెప్పారు. ఆహ్, హ్మ్. ఆ రకంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ! అంటే వాళ్ళ స్పందన. ఉంటుంది కదా! వాళ్ళా హ్మ్. అంటే నా హ్మ్. దా అది ఎలా ఉంటుంది అంటే? హ్మ్. మనకి పాజిటివ్ వేలో ఉపయోగపడేలాగా ఉంటుందనే అనుకుంటాం. ఆ!
అవునండి. అవును. అవునండి. అవును. ఉపయోగపడే విధంగా ఉంటుంది నిజంగా. అయితే ఈ కుటుంబాలు మె మనం ఇ కుటుంబం తరపు కావచ్చు, మిత్రులు కావచ్చు. ఇలా మంచిగా మనకు అంటే మనం తీసుకున్నటువంటి ప్రతికూల నిర్ణయాల వల్ల మనకు ఆహ, మంచి నిర్ణయం తీసుకునే విధంగా చేయడం ద్వారా, వాళ్ళకు మీ మీద ఎట్లాంటి అంటే మీరు ఒప్పుకోడం ద్వారా కూడా కొద్దిగా మీ మీద ఎట్లాంటి గౌరవం పెరిగింది? లేతే మీకు మీ స్నేహితులు కావచ్చు, కుటుంబం మీద కావచ్చు, ఎట్లాంటి మీరు ఆ! అంటే ఆ బాధ్యత వాళ్ళతో చూపించారది?
ఆ! హ్మ్. హ్మ్. ఆ! ఇక్కడ అంటే గౌరవం అని కాదండి. ఏంది అందరం ఆ వాళ్ళకి నాకు మీద ఇష్టం ఎక్కువంది ఇక్కడ. హ్మ్. ఆ! ఇప్పుడు వాళ్ళు నన్ను గౌరవించడం, అను గౌరవించరు. "అరేయ్! ఇటు రార" అంటాడు ఫ్రెండ్ అయినాను. <giggles> ఆహ్, ఆహ్, ఫ్రెండైనా, మరి ఇంట్లో నాన్నగారైన, అమ్మగారైన ఇలాగే అంటారు కదా! ఇది ఇ ఎవరు కానీ, వాళ్ళు నా మీద ఇష్టం. నేను ఎక్కడ చెడిపోతానో, లేకపోతే నేను ఇ ఇ ఎక్కడ నేను కరెక్ట్‌గా నిర్ణయం తీసుకోలేక బాధపడతానో, ఆహ్, హ్మ్. అని ఆహ్, మళ్ళీ ఆ జీవితంలో సెటిల్ కాలేకపోతానేమో అనే ఉద్దేశ్యం తోటి వాళ్ళు చేస్తారనమాట ఇవన్నీ. ఆది. ఆ! అంతే గాని వాళ్ళకి
ఇష్టమె ఎక్కువంది. ఆ! అది ముఖ్యం. అవును. <giggles> అవును. బాధపడతార అవునవును. నిజంగా వాస్తవమే అండి అది. అవును. సో నిజంగా. అవునండి. సో నిజ ఏవి చెప్పండి. చెప్పండి.
ఏమి ద్ ధ్వష్ వాళ్ళకేమి ధ్యాషమేమి ఉండదన్నమాట. ఆహ్, హ్మ్. ఆ!
ద్వేషం ఏమి ఉండదు. మీరు చెప్పినట్టు ద్వేషం ఉండదు. కానీ, మనకు మన వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అది సరైన నిర్ణయంమ కాదు. ఈ నిర్ణయం తీసుకో అని ఒకటికి రెండు సార్లు చెప్తారు. ఎందుకంటే, వాళ్ళ అనుభవం ఉంటుంది ఉంటుంది కాబట్టి.
అవునండి. అవునండి. అంతేమ్
నిజంగా అండి. క ఈ కుటుంబము, మిత్రుల స్పందన ఎలా ఉంటుందని చక్కగా చెప్పారు. ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.